నిజంగా అవును. పొడుగ్గానే <giggles> వస్తది ఆ రిబ్బన్స్ వల్ల.
హ్మ్. ఆ! మళ్ళీ 2 ఇప్పుడు అద్ అది ఇట్లాగే మనం అనుకున్నట్టు రిబ్బన్లు కట్టుకున్న చామెంతి పూల కాలాల్లో ఈ, ఈ చె ఈ జెడలో ఒకటి, ఈ జెళ్లో ఒకటి పెట్టుకునేవాళ్ళం. <giggles>
ఆ! నిజంగా అది పెట్టుకొని అదొక ఆనందం మురిసిపోవడం. తలలో ఒక పువ్వుంటే ఇంకా ఆనందం మురిసిపోవడం. అప్పుడు ఆ రో ఇప్పుడు, ఇప్పుడేంటంటే పెట్టుకోమంటున్నా, "అమ్మో! నాకొద్దు. నేను గంగిరెద్దులాగా చేస్తారు నాకొద్దు." ఇప్పుడిలా నచ్చెనవేవి ఇప్పుడు నచ్చట్లేదు. అప్పుడు నేనంత తల విరబోసుకునేదాన్ని. ఇప్పుడు విరబోసుకుంటే అమ్మో! డా బయట పొల్యూషన్ తలకంటేస్తది. లేదంటే చిక్కులు చిక్కులు పడిపోతాయి ఇబ్బందిగా ఉన్
అవును. అవును. కానీ ఆ! వద్దు. ఆ! అది ఎవరు హేళన చేస్తారో? పొల్యూష్ ఆ! అదే కదా! చిక్కులు పడతయీ. మనం ఒక్కసారి చిక్కు చూసి తీస్తే ఇంత జుట్టూ ఊడిపోతా ఉంటది.
ఆ! ఊడిపోతుంటది. అప్పుడ్లో ఏంటంటే కొంచెం మనం ఎలా పీక్కున్నా గానీ తల స్ట్రాంగ్‌గా ఉండేది. ఇప్పుడైతే ఈ వాతావరణంకి. పోయింది.
అప్పుడంటే. మంచిగా కుంకుడుగాయలతో తల స్నానాలు జేసేవాళ్ళం. ఇప్పుడు అన్ని షాంపూలు, హెయిర్ కండిషనర్లు.
అమ్మో! అన్నీ ఇంకా కెమికల్స్ వల్లేంటంటే, మనం ఎంత బాగా మెయిన్‌టైన్ చేద్దామన్నా అవ్వట్లేదు. ఇంకిలాంటి సమయంలో నేను విరబు అసలు విరబోసుకోవాలనే ఆలోచనే రాదు. ఎప్పుడిప్పుడైతే జడ కట్టుకొనే వెళ్ళాలి అన్నట్లు అనిపిస్తదిప్పుడు.
అవ్వట్లేదు. అన్నట్లు. అవును. భయమేస్తుంది నువ్వన్నట్లు, బయటికలా వెళ్ళాలి అన్నా కానీ, ఆ పొల్యూషనూ అదంతా వచ్చేసి తల మీద పడి, ఉన్న కొంచెం జుట్టు కూడా ఊడిపోతదేమో అని భయమొకటుంటుంది.
హ్మ్. ఆ! నిజంగా ఊడిపోతది.
ఈ విష్ ఈ విషయానికొస్తే మరి బట్టలూ ఎలా ఉండేది? నీకు ఇష్టమైన రంగేమన్నా ఉందా? లేదాంటే నాకు కాటనిష్టం, సిల్కిష్టం.
ఆ! నాకు చిన్నప్పుడెప్పుడు పింకు. పింకు ఈ పింకుతో మెరిసిపోవాలి. దగ్గరొక 10 జతల వరకు నాకు పింకే ఉండేది. పింకు గౌనని, పింకు ఫ్రాకని అయితే నా ఫ్రెండు అలాగనేది, "ఏంటే ఎన్ని పింకులు తీసుకుంటవే? నీకు పింకు తప్ప నీ మొఖానికి ఇంక కలరేమి ఏసుకోవా నువ్వు." అనేదింక.
అబ్బా! అబ్బబ్బబ్బ! బేబి ఓహో! <chuckles> చూసి పింకులేసుకోస్ అదే కదా! <chuckles> కానీ బేసిక్‌గా అమ్మాయిలకి చాలామంది పింకన్ చాలామందికి పింకంటే ఇష్టం ఉంటుంది గదా!
హ్మ్. ఆ! అయితే డార్క్ పింకు, లేదంటే లైట్ పింకు, ఏదైనా బేబీ పింకు. ఏదైనా పింకు, పింకు, పింకు ఇంక హ్మ్, పింక్ మయం అయిపోయేది.
లైట్ పింకు. పింకు, పింకు, <giggles> పింకులోనే వంద క పింకులోనే పది రకాలేరుకుంటారు మనోళ్ళు.
హ్మ్. నిజంగా కా ఎక్కువేంటంటే అప్పుడ్లోని అమ్మవాళ్ళైన, మా, మా అమ్మమ్మ చీరలు, అమ్మ చీరలు ఎక్కువివి. ఒక చీరతో ఖచ్చితంగా 2 జతలయ్యేవి.